అదే గదండీ! ఆ తరంలో కొన్ని కొన్ని చప్ప ఈ పెళ్లి విషయం ఇది టాపిక్కొస్తే కొద్దిగా ఇది కరెక్ట్ కాదు‌ చే ఇప్పుడున్న జనరేషన్ వరకు. కానీ మిగతా సంప్రదాయాలు గాని, ఇవి గాని ఒస్తే అది కరెక్ట్ గాదండి. ఇప్పుడు మనం చేస్తుందయితే పెళ్ళికి ముందే ముద్దలు పెట్టుకొని, డేటింగ్లు ఇయన్నీ చూసుకొని ఇద్దరికి ఏంటండి?
నిజం. అవును. అవును. అయితే ఇంకొకటి కూడా అంటారు. వాళ్ళు పెద్దవాళ్ళు కొన్ని, పెద్దవాళ్ళు కొన్ని ఎందుకు చెప్తారంటే, చిన్న వయసులో ఉన్నప్పుడు పెళ్లి జేసుకుంటే ఆ చిన్న వయస్సులో ఉన్నప్పుడే వాళ్ళ అంటే చిన్న వయసులో ఉన్నప్పుడే ఆహ్, ఆహ్, అంటే చిన్న వయసులో ఉన్నప్పుడు ప పెళ్లి చేస్తే, వాల్ ఆహ్, మనవళ్లు చూడొచ్చు. మళ్ళీ మనవళ్ళు పెళ్లిళ్లు చూడొచ్చు. ఎక్కువ కాలం ఎక్కువ కాలం రిలేషన్షిప్స్ ఎక్కువుంటాయి. అది గూడా ఒకా ఆహ్, అది
ఆ! అండి. హ్మ్. అవునండి. అంతే కదా! కుటుంబం ఉమ్మడి కుటుంబంలా ఉంటాదండి చెప్పాలంటే. ఇప్పుడున్న మీరు ఆ! మీకు ఉదాహరణకు ఒకటి కూడా చెప్పనండి. ఇంకోటెంటంటే కుటుంబాలండి. కుటుంబాల వాడి వారీగా విడిపోయినాయి. ఇప్పుడేంటంటే ఇప్పుడు మీరు సిటీ లైఫ్‌లో చూసుకున్నట్టయితే ఒక ఇంటికొచ్చి నలుగురు లేదంటే ముగ్గురు ఇప్పుడు పిల్లల్ని కూడా తగ్గిసరు. ఒక ఒక బాబుని గాని ఆ అమ్మాయి‌న్ని కంటే సరిపోద్ది అనుకుంటాం. హ్మ్. అదే ఇంటికొచ్చి ముగ్గురు గాని నలుగురు ఉంటున్నాం. అంతే అంతకు మించి ఎక్కువ ఉండట్లేదండి. మీరు ఒక తరం ఇంకో మన తాతల తరం గాని ఇవి చూసుకుంటే, ఉమ్మడి కుటుంబం అనేది ఎక్కువండి. అంటే హ్మ్. పిల్లలు ఆహ్, అంటే మా తాతగారు, తాతగారోళ్ళ తమ్ముళ్ళు దగ్గర దగ్గర తో ఎనిమిది మంది అంటారు. మొత్తం తొమ్మిది మందంటాల్లు...
అవునండి. ఆ! ఆ! చెప్పండి. అవును. అవునండి. అమ్మాయిగా అంటే సరిపోతుంది స్ కదా! అవునండి. అవునండి. అవును. అవునా! అబ్బబ్బబ్బబ్బ! నిజంగా అప్పట్లో అందరూ
దానివల్ల పండగకేళ్తే మా ఊరంతా చుట్టాలండి మాకు.
<chuckles> నిజమే అండి.
అదే ఈ సిటీ‌లో చూసుకోండి. ఇద్దరు, ముగ్గురు ఉంటున్నారు. ఆ! సింగిల్ లైఫ్ అంతే. ఇప్పుడు జాబ్ పర్పస్ పొద్దున్నే లెగిత్తారు పరిగెడతారు పరిగెడితే సాయంత్రం ఒత్తారు పడుకుంటారు అంతే అయిపేందండి. పక్కింటోళ్ళు ఇప్పుడు ఫ్లాట్స్‌లో ఉంటున్నారు. మీరు గమనించే ఉంటారు.
అంతా సింగిల్ లైఫ్. న్యూక్లియర్ ఫ్యామిలీసండి అంత. అయిపోయింది. అందరి పరిస్థితి అలానే ఉందండి. అవును.
ఇంకోటేంటంటే ఫ్లాట్స్‌లో ఉంటారు అపార్ట్మెంట్స్‌లో. పక్కింటోళ్ళు చచ్చిపోయారా, పోనీ సచ్చిపోయి అళ్ళు ఊరేసుకొని ఒకవేళ ఉరేసుకొని చచ్చిపోయిన 2 రోజులు అలాగే ఉన్నా సరే, అసలు అళ్ళకి తెలీదండి. పక్కింటోళ్ళకి. కనీసం ఎలాగున్నారా ఏంట పిలుపులు పలకరింపులు ఏం ఉండవండి. అదే మీరు ఆ తరంలో మన తాతగారు‌లు ఈలు చూసుకుంటే మీరైతే పల్లెటూరికేళ్లారంటే, సాయంత్రం అయితే అందరూ ఒక చోటున గుంపు కుడి మాట్లాడుకోవడం, కబుర్లు జెప్పుకోవడం, లేదంటే ఏమన్నా డిస్కస్ చేసుకోవడం గాని, ఏమన్నా ప్రాబ్లమ్ ఉంటే దాన్ని ఎలా సాల్వ్ జేసుకొని మాట్లాడుకోవడం. ఇంకటేంటంటే రోజు పలకరింపులు లేదంటే మీరు పల్లెటూరేళ్లారంటే మనకు ఆటోమేటిక్‌గా బాబాయ్, మామయ్య లేదంటే పిన్ని, అత్త అనే పేర్లు ఒచ్చేస్తాయండి. ఆ! అంటే రిలేషన్ ఏంటి అలేమవుతారో తెలీదు గాని, మనం నోట్లో నుంచి అలా ఒచ్చేస్తాయండి. బాబయ్, పిన్ని ఎలాగున్నావు ఏంటనేది. అది సిటీ లైఫ్‌కొచ్చేసరికి, ఇప్పుడు పక్కన రోడ్ మీద మీరేళ్ళేసరికి, మీరు రోడ్ మీద పడిపోయున్న సరే మిమ్మల్నోచ్చి ఎవరు లేపడండి <giggles> ఇక్కడ సిటీ లైఫ్ అలాగే ఉంది.
అవును. ఆ! అవునండి. పలకరింపులుండవు. నిజమండి. అవునండి. నిజంగాండి. చక్కగ అవును. ఆ! అంటే మనకు బంధుత్వం లేకపోయినప్పటికీ కూడా ఆహ్, ఊరులో ఊరులోవే అవును. అలా ఒచ్చేస్తది. అవునండి. నిజంగాండి. లేపడండి. అబ్బో! చాలా దారుణ పరిస్థితులుంటాయండి నిజంగా.
అదే కదా! ఎవరి లైఫ్ ఆళ్ళు చూసుకుంటున్నారో, బిజీ లైఫ్ ఇంకా ఏమంటే బిజీ బిజీ బిజీ వర్క్ అంటున్నారు. అసలేందుకు బతుకుతున్నారో అళ్ళకే తెలియట్లేదు. 9-5, 9-9 చేసి జాబులు తింటున్నారు, పడుకుంటున్నారు. ఎందుకు బతుకుతున్నా ఏదో బతుకు ఏదో బతికేత్తున్నాంలే అన్నట్టు బతుకుతున్నారండి. అసలు లైఫంటే ఎటో జీవితం అంటే ఎటో తెలియట్లేదు. అసల ఆ తరంకి ఈ తరంకి ఏంటంటే ఇంకోటేంటంటే పొత్తనేది కుదరట్లేదండి అంటే, ఇప్పుడు పెద్దవాళ్ళు ఉంటారండి. కొద్దిగాలకేటంటే పట్టింపులేక్కువ లేదంటే సాంప్రదాయాల్లో మక్కువ అనేది ఎక్కువండి. ఇప్పుడున్న సాంప్రదాయాల పండగంటే దగ్గర ద పండగ ముందు 10 రోజుల నుంచి అంటే పదో పండగ జరుగుద్దండి.
అవునండి. చాలా దారుణం ఉందండి. అవునండి. అవును. బతికేస్తునారు. అవునండి. ఎటు ఎళ్లారో ఎటు వెళ్తున్నాం అవునండి. అవును.

అంటే స్టార్టింగ్‌లో చిన్నప్పుడు ఒక 5 ఏళ్ళు అలా ఉండి తర్వాత ఒక 10, పదే పదేళ్ల పైన వచ్చేసామండి సిటీకి. ఒక 6, 7 ఇయర్స్ అక్కడ ఉండి వచ్చేసాం. మొత్తం మారిపోతాయి కదండీ అలవాట్లు గాని, విధానాలు గాని సిటీ లైఫ్‌కొచ్చిన తర్వాత హ్మ్. ఏంటంటే
వచ్చేసారు. అవును. వచ్చేసారు. ఖచ్చితంగా అవును. ఖచ్చితంగా చాలా మారిపోతాయి. <chuckles> అంటే ఫ్యాషన్ అంటే కొద్దిగా సిటీలో ఉండి ఫ్యాషన్‌గా మారతాం కొద్దిగా.
హ్మ్. అదే. అదే. అండి! కొద్దిగా అలవాటు పడ్డామండి. ఇక్కడేంటంటే, మా స్టడీస్ అవుతున్నాయండి. చెల్లేమో ఇంటరయిపోయింది. బీటెక్ జాయిన్ అయింది. తర్వా నేనేమో బీటెక్ అయిపోయిందండి నాకు. జాబ్ సెర్చింగ్‌లో ఉన్నాను, అంతా బాగానే ఉందండి.
అవును. అవును.
పండగకేంటంటే, ఒకసారి అమ్మవాళ్ళ ఇంటికెళ్ళామండి పండక్కి.
అమ్మవాళ్ళ ఇంటికెళ్లారు అంటే ఆహ్, అంటే మీ అమ్మవారు ఆహ్, పెరిగిన ఊరు అంటే మీ అమ్మమ్మ గారి ఇంటికెళ్లారు ముఖ్యంగా.
అక్కడేం జరిగిందా అమ్మమ్మ. హ్మ్. అవునండి యెళ్ళాం. అంతా బానే ఉంది. అంతా మాట్లాడుకుంటే ఏంటంటే, అక్కడ ఒక చిన్న స్ ఆహ్, సంభాషణ అనేది జరిగింది. అంటే ఎలాగంటే, మా చెల్లికి ఇంటరపోయింది కదా! ఇంటరయిపోయింది కదండీ! ఇంటరయిపోయి బీటెక్కొస్తుంది. వాళ్ళేంటంటే, పెళ్లి ఆహ్, చేసేద్దాం ఎలాగో 18 ఏళ్లు నిండినయి కదా! ఈ అప్
అవును. ఏంటండి అది? ఆ! ఇంటరయిపోయింది. అవును. అవును. అయ్యో! ఇంటర్మీడియేట్‌కే?
ఆ! మరి ఆహ్, ఆహ్, మరి ఆళ్ళm ఆళ్ళ విధానంలో అయితే మరి అప్పట్లో మరి 19స్‌లో అయితే మరి అప్పట్లోనే పెళ్లిళ్ళయిపోయినయి కదండీ! ఇంకా చెప్పాలంటే ఆ!
ఆ! నిజమే అండి. నిజమే, నిజంగా. అంటే మీరు చెప్పినట్టు కరెక్ట్‌గా గుర్తొస్తుందండి. మా అమ్మగారికి కూడా 18 ఏళ్లకే వయసయిపోయిందంట <chuckles> పెళ్లయిపోయిందంట. <chuckles> అవును. అవును.
ఆహ్ ఆ! అదే కదండీ. ఆ! పదహారేళ్ళు 18 ఏళ్లకే <chuckles> పెళ్లి జరిగిపోయినంటండి అప్పుడు.
నిజమేఅండి. నిజం, అవునవును.
వీళ్ వీళ్ళ దృష్టిలో ఆలోచించేదేంటంటే, అప్పటి తరంలో అలా అప్పటిలాగే ఇప్పుడు ఉంటాదేమోనని వీళ్ళు ఆలోచిస్తున్నారు. అంటే ఈళ్ళు బయటికి రాక.
అవునండి. కంగ్ర ఇది మంచే, మీరు ఈ మంచి, మంచి ఉదాహరణ చెప్తున్నారండి నిజంగా ఇది. అవును.
అదే అండి. ఆ! అండి. నిజం అండి, అన్నారండి, "ఇలా చేసేద్దాం పెళ్లి, 18 ఏళ్లు నిండిపోయింది కదా, 19 కూడా వచ్చేసినయి కదా! ఇంకెందుకు పై చదువులు చేసేద్దాం సరిపోద్దిలే ఇక్కడి దాకా చదువుకుంటే," అని మాట్లాడుతున్నారండి. అప్పుడు నే ఆ! అప్పుడు నేను అన్నానండి, అదేంటి చేసేడం అప్పుడే తాతయ్య అంటే, మా తాతయ్య అంటే ఊరికి పెద్దండి. కొద్దిగా కొద్దిగా అందుకేనండి కొద్దిగా మాట్లాడేప్పుడు కూడా భయమే! కాపోతే, హ్మ్. కాపోతే ఆ సంఘటనలో ఇంకా మాట్లాడాల్సొచ్చిందండి. ఎందుకంటే, పెళ్లి చేసేద్దాం అని సంబంధాలు కూడా చూసేసారంటండి ఆల్‌రెడీ ఎప్పుడో.
<coughs> అవునవును. మాట్లాడుతున్నారు. అవును. ఓకే. క అవును, కొద్దిగ <giggles> అవునవును. అయ్యయ్యో! అవునా! అప్పుడు ముందే చూసేసారు. అవును.
అక్కడ ఆ! ఆ! అదే అండి, అదే కదా! ఇక్కడా, ఇక్కడేమైందంటే హ్మ్.
అంటే మీకు, అంటే మీ ఇంట్లో మీ అమ్మ మీ అమ్మకు నాన్నకు కూడా ఈ విషయం తెలియదాండి? అంటే మీ తాతయ్య గారు ఇలా
తెలుసండి. అంటే, మా తాతయ్య గారు మా అమ్మతోనే డిస్కషన్ చేస్తున్నారు. అప్పుడు నేను పక్కనే ఉన్నానండి. నేను అడిగానండి అదేంటి ఆ! అదేంటి తాతయ్య, ఇప్పుడే పెళ్లి చేసేడం అప్పట్లా కాదు కదా! ఇది ఇప్పుడు 18 ఇయర్స్ నిండిపోయిన పెళ్లి చేయాలన్న రూల్ అయితే ఏమి లేదు కదా! అప్పుడంటే చేసేసేవారు కొద్దిగా తొందరపడి 16 ఏళ్ళకి , 17 ఏళ్ళకి కూడా చేసేసేవారు. ఇప్పుడు అలా కాదు చదువుకుంటున్నారు కదా! ఆ! ఎవరు కొంత అవగాహన వచ్చింది. వాళ్ళకి వాళ్ళు నిలబడాలనుకుంటారు కదా! అదింకా ఇంటరే అయింది. ఇంకా బీటెక్ చేయాలనుకుంటంది. చదవాలనుకుంటుంది. మీరిప్పుడు ఇలా అంటున్నారేంటి అది చదువుకుంటది. అప్పుడే ఏమొద్దు ఇంకొక ఐదా
ఉన్నారు. అవును. <coughs> <coughs> అవునండి, అవును. ఇప్పుడు చదువుకుంటున్నారు. సొంత అవగాహన వచ్చింది అందరకు. ఆడవాళ్ళకైనా, మగవాళ్ళకైనా. అవును. అవును. మరి మీ తాతయ్య ఇలా అన్నప్పుడు మీ నాన్నగారు గాని, మీ అమ్మగారు గాని, ఆహ్, ఎలాంటి సమాధానం చెప్పారు, ఎలా రియాక్టయ్యారు?

అదే కదా! ఇప్పుడేంటంటే పండగంటే, ఆ రోజు అహా, ఇప్పుడేమన్నా పండగొచ్చిందనుకోండి, ఆ రోజు పొద్దున్నే లేసి బట్టలేసుకున్నాం ఓకె, చేసేశాం, పూజ చేశాం. మళ్ళీ మధ్యాహ్నంకి ఎవరికి వాళ్ళు పడుకున్నామా, తిన్నామా, ఎళ్ళిపోయామా, అంతే. ఇంక ఇలగే ఉంటందండి మొత్తం.
ఏదన్నా కార్యక్రమం జరుగుతే చేస్తే అదే అండి. ఇలానే ఉంటుంది. ఒకప్పుడు ఊర్లల్లో పండగంటే, ఎలా ఉండేది అసలు. ఒక ఇంటిల్లిపాది ఎంత ఎంజాయ్ జేసేవాళ్ళు పండగ వాతావరణం అంటే నిజంగా. ఇప్పుడు ఏం లేదండి. మీరు చెప్పినట్టు ఉదయము కొత్త డ్రెసులు ఏసుకోడము, పోవడము, దండం పెట్టుకోవడము దేవుడికి, ఇంట్లో వచ్చి తినేసి పడుకోవడం. అయిపోయింది. మళ్ళీ ఉదయం లేవగానే జా జాబ్‌కె‌ళ్ళిపోవడం.
అదే కదా! అదే కదండీ! అసలు. ఎంత బావుండేది అసలు. ఇప్పుడేం లేదండి. నిజమే. <chuckles> అంతే. గుడికెళ్ళి రావడం, అంతే. ఆ! అంతే అయిపోయింది. ఆ రోజు అయిపోయింది. మళ్ళీ జాబ్‌కెళ్ళిపోవడం. ఇంకొకటి చూడండి, ఇంకోటి వచ్చేసరికి ఏంటంటే, మీరు బాగా గమనిచ్చేదంటే, ఈ మ్యారేజ్ అండి. పెళ్లిళ్లు అయితే ఇంతకు ముందు పెళ్లంటే, 7 రోజులు జరిగేయండి అవి, 7 రోజుల పెళ్లంటారు. ఒక రోజేమో...
అయ్యో! నిజమండి. అవునండి. ఆ! 7 రోజులు జరిగేటివంటండి నిజంగా.
పెళ్లి కూతురిని చేయడం. ఒక రోజేమో, పెళ్ళికొడుకుని చేయడం, ఇంకో రోజేమో సంగీ, ఇంకా పాటలన్నీ పెట్టుకోవడం. ఇంకోటేమో, ఇంకో రోజేమో, ఇంకా అలా అన్నట్టు. ట్టా అయ్యొక 7 రోజులది, 7 రోజులు పెళ్లి జరిగేదండి. 7 రోజుల పెళ్లంటారు. ఇప్పుడేంటి అప్పుడు అప్పుడేంటంటే, 7 రోజుల పెళ్లి, మొత్తం కుటుంబాలనంతలు ఈ ఒక వారం ముందే ఇంకా చెప్పాలంటే, నెల రోజుల ముందే వొచ్చేసి హడావిడి జేసి మొత్తాన్ని సర్ది ఆ! డెకరేట్ చేసి, మొత్తం చుట్టాలు, హడావిడి, బాబోయ్! కార్డులు పంచడం ఇయన్నీ బోల్డన్నీ ఉండేయండి అప్పట్లో అయితే. సరదాగుండేది. పెళ్లి టైంకి అసలు అందరూ ఒక చోట నుండి పాటలు పాడుకొని, డాన్సులేయడం, ఆటలు, పోటీలు, పాటలని, అసలేంత చక్కగుండేదండి అసలు చెప్పాలంటే. చాలా అంటే చాలా బావుండేది. ఇప్పుడు మీరు చూసుకునేటట్టయితే అసలు, ఏంటి పెళ్లంటే ఏముందండి, ఇప్పుడు మీరు ఆహ్, అప్పట్లో కొద్దిగా ఒక 5 ఇయర్స్ బ్యాక్ అంటే, మీకు ఆహ్, ఇన్విటేషన్ అన్నా ఇంటికొచ్చిచ్చేవారు. ఇప్పుడు అలా కూడా కాదు, వాట్సాప్. ఏవన్నా అంటే, "వాట్సాప్‌లో పెడతన్నాను, చూసుకోండి, ఒచ్చేయండి" అంటున్నారు. అది ఏంటండి అసలు? అది పద్ధతేనా చెప్పాలంటే? ఒక మనిషి ఇంటికెళ్ళి పిలిశామంటే, మంచిగా పద్ధతిగా పిలవాలండి. పేరు ఆళ్ళు, నీ పేరు రాసి ఇన్విటేషన్ కార్డ్‌లో, వాళ్ళ పేరు రాసి, ఇన్విటేషన్ ఇచ్చినట్టుండాలి. ఇప్పుడేంటంటే, వాట్సాప్‌లో పెట్టి, ఈ తారీఖున పెళ్లండి, ఒచ్చేయండి, అని జెప్తున్నారు. ఆ పెళ్ళికి ముందు ఏవన్నా జరుగుతున్నాయా అంటే, ఏమి లేదండి. మీకు చెప్పాను కదా! ఈ డేటింగూ, ఫొటో షూట్లు, హ్మ్, పెళ్ళికి ముందే మీకు <giggles> అదేస్తా, ప్రీ రిలీజ్ సాంగులు గూడా ఇలాంటియేత్తన్నారు గదండీ! చాలామంది. ఆ డాన్సులు, అలాంటియని, ఏయో, ఏయో, చేత్త‌న్నారు. అయ్యేయి అసలా అద్దం, పద్దం లేకుండా.
నిజమండి. అవును. ఇద్ నెల రోజులు ముందు వచ్చేవాళ్ళండి నిజంగా. అవును. చాలా సరదాగుండేది నిజంగా. అవునండి. నిజమండి. నిజంగండి. నిజమండి. చాలా చక్కగ చెప్పారు. అవునండి. అవునండి. అవును. అంతే కదా! అసలు పద్ధతులా అవును. అవును. నిజమండి. అవును. ఏమి లేదండి. డేటింగ్ పోయి మారి అప్‌డేట్ మారిపోయిందండి నిజంగ. ఆ తరానికి, ఈ తరానికి మాట్ చాలా నిజంగండి. ఆ తరానికి, ఈ తరానికి చేస్తున్నారు. అర్థం పర్దం లేకుండా కంప్లీట్‌గా అవగాహన చాలా చేంజైపోయింది. నిజంగండి చాలా చక్కగా చెప్పారండి. తరాల మధ్య సరైనటి పరస్పర అవతర కోసం ఎలా ఉండాలి? ఏ విధంగా కూర్చొని మాట్లాడుకోవాలి? ఇంకా ఈ ఈ సొంత అనుభవాలు చాలా చక్కగా చెప్పారు. ఇంకొకసారి మంచి విషయంతో మళ్ళీ మాట్లాడుకుందాం. ధన్యవాదాలు.
హ్మ్? అదే కదా! అదే అండి. సరే. ఆ! అండి. మనం మళ్ళీ, మళ్ళీ కలుద్దామండి. మీతో మాట్లాడడం కూడా చాలా సంతోషకరంగా ఉందండి. చాలా బావుందండి. ధన్యవాదాలండి.